ఇప్పుడు మనకి ఇదివరకంటే చాలా పెద్ద, పెద్ద ఇల్లుండేవి. ఎక్కువ స్పేస్‌లో పెద్దగా కట్టుకునేవారు. కానీ ఇప్పుడు మొత్తం ఏంటంటే, చిన్న ఇల్లులు చిన్న, చిన్న స్పేసెస్ అయిపోయినయి. అపార్ట్‌మెంట్‌లో చిన్న రూమ్స్ అయిపోయినయి. అదే ఈ చిన్న రూమ్స్‌ని కూడా పెద్దగా ఆహ్, రెడీ చేసుకోవడం అంటే, పెద్దగా కనిపించేలా ఉండటానికి మీరేమన్నా టిప్స్ పాటిస్తారా?
అవును. ఆహా! అవును. అదే కదా! ఖచ్చితంగాను. ఇప్పుడు మా యపార్ట్‌మెంటు ఒక ఆహ్, కొంచెం చిన్నది. అటువంటప్పుడు నేనేం చేస్తున్నా అంటే, అనవసరమైన సామాలన్నీ ముందు డిస్‌పోజ్ చేసేస్తున్నా. ఒకప్పుడు అన్నీపెట్టుకునేదాన్ని. ఆ! హాల్‌తో మొదలుపెడితే, హాల్‌లోని ఎప్పుడో ఉన్న సామాలు పురాతన సామాలు కూడా, కుర్చీలవి కొంచెం ఎక్కువ. అలాగా ఆ మమకారం ఉండిపోయి దాని మీద ఆ మమకారం తోటి ఎక్కువ కుర్చీలు, బల్లలు ఎప్పుడో మా నాన్నమ్మ ఇచ్చినవి. ఇవన్నీ కూడా అందులో పెట్టుకునేది.
మంచి విషయం. అన్ ఆ! అవును. నిజమేనండి.
ఇప్పుడు. దానితో ప్రకారం మళ్ళీ కొత్తవి కూడా కొనుక్కోవడం, సోఫా సెటన్ని కొనుక్కున్నా. ఇది. దానివల్ల మొత్తం ఇరుకైపోయింది. ఇరుకైపోవడం వల్ల, ఆ తన్నుకు పడడం కూడా జరుగుతోంది. ఇంకా నా <chuckles> కరెక్ట్. సో, అందుకని ఏం చేస్తున్నానంటే, మొత్తం ఆప్ అనవసరమైన సామాలు ఆ! ఈ ప కుర్చీలు ఇలాంటివన్నీ విరిగిపోయిన కుర్చీలు, చిన్న వంగుని ఇలా కూర్చుంటే కొంచెం జాగ్రత్తగా కూర్చోవాల్సినవి, అవన్నీ డిస్‌పోజ్ చేసెసా. చేసేసి ప్లాస్టిక్ కుర్చీలు ఇలాంటివి విరిగిపోయినవన్నీ బాల్కనీలో కూడా ఉండేవి. అలాంటివన్నీ రీసైక్లింగ్‌కి ఇచ్చిసా. అంటే స్క్రాప్ షాప్‌కిస్తే, వాళ్ళు చక్కగా రీసైక్లింగ్‌కి వాళ్ళు పంపించుకుని వాళ్ళకి కూడా ఒక ఉపాధిలాగా బావుంటొందది. ఆ! ఆ!
ఓహో! ఓకే. ఓహో! అవునండి. నిజమే. మంచి విషయం. ఓహో! ఓకే. అత్ తుంది. అయితే గదిలో లైట్ కలర్స్ యూజ్ చేయడంవేవన్న, ఎక్కువ లైటొచ్చేలా చేయడం వల్ల, ఓపెన్ అప్ అవుతుంది, పెద్దగా కనిపిస్తుంది అంటారు. అది మీరేమైనా పాటించారా?
ఆ! లైట్ కలర్ పెయింటింగ్స్ అన్నవు, నువ్వంటుందదే కదా! ఆ! లైట్ కలరే పెయింటింగ్ వేసుకుంటాను నేను. ఆ రంగులన్నీ కూడా ఒక నాలుగేళ్లకోసారి లైట్ కలరు, మా ఇంట్లో అందరికీ అదే ఇష్టం అసలు. దానివల్ల ఎంతో క కాంతులుగా కనిపిస్తుంది. చక్కగా ఆ ఎల్‌ఈడి బల్బ్ ఒక ట్యూబ్ లైట్ పెడితే, మొత్తం కాంతులు వె వెర జ ఆహ్, వేరజిమ్ముతూ ఉంటుంది. అదే కాకుండా ఇవన్నీ ఖాళీ చేయడం వల్ల ఒక బుక్ షెల్ఫ్ ఉంది పెద్దది. ఆ! ఆ బుక్ షెల్ఫ్‌లోని పాత పుస్తకాలు అసలు శిథిలావస్థకు చేరుకున్నాయి అవి. ముట్టుకుంటే కూడా ఆహ్, ఇదైపోతున్నాయి పొడిలాగా అంతలాగా పాడైపోయినాయి. ఆ! దాని మీద మమకారం. <chuckles> అవన్నీ పెట్టుకొని. ఆ! అదే.
అవునండి. ఓహో! ఓకే అండి. ఆ! మంచి విషయం. ఓకే. అవునా? ఆహా! అయ్యయ్యో! ఆహా! అంతే పాడైపోయినాయి. ఆ! అంతే. ఉంటుందలాగా. మా నాన్నగారు చదివారు, మా తాతగారు చదివారు ఎలా పడేస్తాం అని అనిపిస్తూ ఉంటుంది.
అదే. ఆ పుస్తకాలన్నీ పెట్టుకోవడం వల్ల, నాకు వ ఒకరోజు ఆలోచించి మావారు కూడా కొంచెం సహకరించారు. అక్కడ కూర్చొని మఠమేసుకు కూర్చొని తీస్తే, ఒక 90 శాతం పుస్తకాలు పనికిరాని పుస్తకాలు. అంటే ప పుస్తకాలు పనికిరావు అని అనుకోకూడదు కానీ తప్పనిసరైందది. ఎందుకంటే అది అసలు వాడం. ఇప్పుడు అనుకో డిజిటల్ రూపంలో మనకు అన్నీ దొరుకుతున్నాయి కదా! ఆ! డిజిటల్ మొత్తం అది మనం కొన్ని కిండెల్ అని ఇంకోటొచ్చింది ఈ మధ్య కాలంలో. ఆ! ఆ! మా వారదే కొనుక్కున్నారు. ఈ కిండెల్ అనేది చాలా సదుపాయంగా ఉంది. మనకు కావాల్సిన పుస్తకాలు అందులో వేసుకుంటే, ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఆ అక్షరాల సైజు పెంచుకుని
అయ్యయ్యో! అంతే! అవును. అవును. నిజమండి. అవును. అవును. నిజమే. పెంచుకుని చదువుకోవచ్చు మనం.
చక్కగా చదువుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ కళ్ళద్దాలవి ఉన్నవాళ్ళక్కూడా, చాలా సదుపాయంగా ఉందాడ కిండెల్. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ పుస్తకాలు చాలా బరువైపోయాయి నాకు. ఇప్పుడు పిల్లలకి కావాల్సిన పుస్తకాలు తప్ప మిగతావన్నీ కూడా, ఆ పుస్తకాల షాప్ అతని పిలిచి కొన్ని మంచి పుస్తకాలప్పడవి ఎ ఉన్నాయి. కొన్ని మంచి కండిన్ అవి కొంచెం వ మా వాచ్‌మ్యాన్ పిల్లలకి, వాళ్ళకిను ఎనిమిదో క్లాస్ పుస్తకాలు, ఏడో క్లాస్ పుస్తకాలు ఇవన్నీ ఇచ్చిసా. దానం కింద ఇచ్చిసా. దానివల్ల అతనికి కూడా వాళ్ళకి కూడా ఉపయోగం. అలాగా ఆ!
ఓకే. చాలా మంచి విషయం. అవునండి. ఓహో! ఓకే. ఇవన్ని గూడా ఇచ్చేసారు. అవునండి నిజమే. అవును. అయితే ఇప్పుడు మీరు ఫర్నిచర్ రిమూవ్ చేసారు కాబట్టి, చాలా పెద్దగా అనిపించుంటుంది. దాంతో పాటు న్యాచురల్ లైట్ రావడం కూడా ఇంటి సైజ్ కొంచెం పెద్దగా అయినట్టనిపిస్తది. మంచి సూర్యకాంతి ఇంట్లోకి రావడం వల్ల. అది కూడా గమనించారా మీరు?
సో ఆ! అవును. అవును. బా చెప్పావు కరెక్టు. అవును. ఆ! ఇప్పుడు ఇవన్నీ ఈ ర్యాక్ కూడా తీసిశాం. పెద్ద ర్యాకుంది అది. దాన్నిండాయ్ ఆ! తీసిశా. తీసియడం వల్ల అది చక్కగా ఆహ్, ఎంత విశాలంగా ఉంటోందంటే అందులో ఉన్న పుస్తకాలు మ ఒక ఐదో, ఆరో కొ కొంచెం పిల్లలు బ్యాగు‌లు పెట్టుకుంటికి దానికీను. ఆ లోపలికి ఆ గోడ లోపలికి ఒక చిన్న బ ఆహ్, ఒక షెల్ఫ్ చేయించాం. అది మల్టీపర్పస్ అది. అది ఇలాగ మూసుకుంటుంది తెర్చుకుంటుంది. అట్ల లాగుతే ఆ డెస్కు‌లు బయటికొస్తాయి. అందులో మూసేసి పు పుస్తకాలు కూడా ఇప్పుడు ఏవి కావాలో అవే ఉన్నాయి. అవి. దానివల్ల చక్కగా ఇలా తీసేసి అది లోపలికి తోసేయొచ్చు.
ఓకే. ఆ బుక్ ర్యాక్ కూడా తీసేశారు. ఆహా! ఓకే. ఆహా! ఓకే. అవే ఉన్నాయి. మంచి విషయమండి. ఓకే. అయితే ఇప్పుడు మనకి బయట మల్టిపుల్ ఫర్నిష్ ఆహ్, మల్టీపర్పస్‌గా ఫర్నిచర్ ఒస్ ఒస్తుంది. అంటే బెడ్డు పైకి లాగితే కింద స్టోరేజని, టేబుల్ కూడా ఫోల్డబుల్ అట్లా ఒస్తున్నయి. వాటి వల్ల కూడా మనకి ఉపయోగం ఉంటుందంటారా?
అది. అక్కడ చాలా ఆ! అవును. అవును. అదే. కరెక్ట్. ఆ! ఖచ్చితంగా! చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిన్న ఫ్లాటవ్వడం వల్ల ఇలాంటివన్నీ కూడా నేను ఖచ్ పాటిస్తున్నాను. ఎందుకంటే ఇక్ అక్కడే ఆ పక్కన ఒకా డైనింగ్ టేబులంటూ ఉంటుంది ఇటువైపు ఒక ఎడమ వైపు.
అవునండి. ఆహా! అవును.
ఆ డైనింగ్ టేబుల్ కూడా ఎంత బావుంటుందంటే మొత్తం ఫోల్డబుల్. అది. ఇలాగ అ గోడకిలా వెళ్ళిపోతుందది. ఆ డైనింగ్ టేబుల్ ఆ! అది పెట్టుకుంటే ఆ టేబుల్స్ కూడా అన్ని వ అన్నీ కలిపి ఒక చిన్న టేబుల్ కింద అయిపోతుంది.
మంచి విషయం. ఓహో!
అలాగ. అందులోంచి 4 టేబుల్స్ బయటకొస్తాయి.
ఓకె.
అలాగా! చైర్స్ ఆహ్, ఆ స్టూల్స్‌లాగా ఉంటాయి. చిన్నదుంటుంది స్ట్ చైర్ చాలా సదుపాయంగానే ఉంటుంది. చన అదే. సో అలాగా చక్కగా అది పెట్టేయడం తోటి అస్సలు అది ఎంత అస్సలు ప ప్లేస్ ఆక్యుపై చేసినట్టే కనిపించదు. అది గూడా గో ఆ!
చైర్స్. 4 చైర్స్. ఓకె. ఆహా! సదుపాయంగానే ఉంటుంది. ఓకె. ఓకె. మంచి విషయం. అయితే
ఈ పుస్తక ఆ! అదే. ఆ!
దీంతో పాటు మనము ఇంట్లో డార్క్ కర్టెన్స్ కానీ బె బెడ్ షీట్స్ కానీ వేసినప్పుడు మళ్ళీ ప్లేస్ చాలా చిన్నగా అయిపోయినట్టనిపిస్తది. అదే లైట్ కర్టెన్స్, లైట్ బెడ్ షీట్స్ వేస్తే మంచిగా కనిపిస్తది. అది ఎందుకంటారలాగా?
అవును. అవును. అవును. ఎందుకంటే కళ్ళకి ఈ అందుకే పీస్ అంటే వైట్ కలర్ అనంటాం కదా! పీస్ అంటే ఫ్రెండ్‌షిప్ కోసం వైట్ కలర్ రుమాలు అనుకుంటూ ఉంటాం అలాగ. అది ఎందుకంటే కళ్ళకి, ఒక ప్రశాంతత ఏర్పరుస్తుంది. లైట్ బ్లూ కాని ఇలాంటివన్నీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కళ్ళకి. అది నేను గమనించానసలు. డార్కు కలర్ అనగానే అది కొంచెం స్ కళ్ళు కూడా స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంది. అది. ఈ ఈ గాలి, వెలుతురు లేకపోతే, నేను ఓటి గమనించాను. ఏంటంటే, ఈ చర్మానికి సంబంధించిన చిన్న చిన్న దద్దుర్లు రావడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అది. ఎండ ఆ! సూర్యరశ్మి పడాలి. ఖచ్చితంగాను గదులకి. అది. ఆ!
అవునండి. అవును. నిజమే. ఓహో! ఓకె. అవును. నిజమేనండి. ఓహో! అవునా? అంతేనండి. నిజమే మీరు చెప్పింది. సూర్యరశ్మి పడకపోతే ఇంక మనకి డీ విటమిన్ అయన్నీ కూడా దొరకవు.
అవును. దొరకవు. అందుకనే ఇవన్నీ వస్తాయి. నువ్వన్నది కరెక్ట్. సో, అందుకని ఆ సూర్యరశ్మి, కొంచెమైనా మనింట్లో పడేటట్టు, ఆ కిటికీలవి ఎక్కువగా కర్టెన్లు అవి వేసేసి మూసేయకుండా, చాలా సేపు పొద్దునంతా కూడా తెరిచి ఉంచుతా అవి. దాని వల్ల, ఆ సూర్ నువ్వు అన్నట్టుగా లైట్ కలర్‌వే కొంటాను. లైట్ బ్లూ కలర్ కానీ, వైట్ ఈ సిల్క్‌వొస్తున్నాయి ఎంతో అందంగాను ఆ! అది. అంచులు కూడా మంచి అందంగా అ పెయింట్ అవి వేసి ఉంటున్నాయి ఈ కర్టెన్ అంచులు. అవి చూడగానే ఆహ్లాదకరంగా ఉండాలన్నమాట. అది. అది. అదే. ఆ డిజైన్ ఆ!
అవును. ఓకె. ఆహా! అవునండి. నిజమే. ఓకె. ఆహా! ఆ! అంతే. నిజమే మీరు జెప్పింది. అయితే ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్‌లో మనం పెట్టే బెడ్ పొజిషన్ బట్టి గూడా రూమ్ పెద్దగా కనిపించాలా? చిన్నగా కనిపించాలా? అనేది డిసైడ్ అయ్యుంటది.
అవును.
అది మీరెప్పుడైనా గమనించారా?
అదే ఆహ్, ఇప్పుడేంటంటే, ఆ గోడకి ఆ పెట్టినప్పుడు ఫ్యాన్ గూడా కావాలి మనకి. అందుకని కొంచెం ముందుకు పెట్టి అటువైపుకేమో ఒకా టేబులు, మల్టీ పర్పస్ టేబులొకటి కొన్నాను. అదేంటంటే, లోపలికి తోసేసుకోవచ్చు. మ కావాల్సినప్పుడు మళ్ళీ బయటికి తీసుకోవచ్చు. దాని కింద చిన్న, చిన్న డె డెస్కు‌లు గూడా ఉంటాయి. డ్రావర్స్ గాను.
అవును. ఓకే. ఆహా! అంటే బెడ్ సైట్ క్యాబిన్ లాగా పెట్టారు.
ఆ! బెడ్ సైడ్ క్యాబిన్. అది గూడా మొత్తం బా లోపలికెళ్ళిపోవచ్చు. అది. అది ప్లేస్ ఆక్యుపై చేయకుండా, అది కొన్నాం. ఇప్పుడు సోఫా కమ్ బెడ్, ఇది గూడా. ఒకప్పుడు మొత్తం ఉండేది. కా అలా కాకుండా సోఫా కమ్ బెడ్ కొన్నాం. అది. అంటే మెల్లిమెల్లిగా ఆ చిన్న ఇంటిని, ఆ గదిల్ని పెద్దగా ఎలా చేసుకోవడం అంటూ ఆలోజిస్తూ, ఇలాంటి కొన్ని కిటుకులు మేం పాటిస్తున్నాం. మాకున్న బడ్జెటు ఉన్నప్పుడు, చక్కగా ఈ అలాంటివి ఒక పాతకాలం ఉండేవి. అది కొంచెం డిస్‌పోజ్ అంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకిచ్చేశాను. ఇచ్చేసి, చక్కగా ఇది ఈ మల్ ట్ సోఫా కమ్ బెడ్డనేది పెట్టుకున్నాం.
ఓకే. ఆ! అవును. నిజమే. అవునండి. మంచి విషయవండి. పాటిస్తున్నారు. అవునండి.
పెట్టుకుని, సులువుగా లాక్కోవచ్చది. దానివల్ల ఎంతో శ్రమ కూడా పడకుండా
అవును. నిజమే. చాలా సులువుగా వస్తున్నాయి ఇప్పుడు. ఆహ్, బరువేమి అంతగా మొయ్యనవసరం లేదు దాన్నించి.
ఆ! అవును. అది కాకుండా అ కమ్ బెడ్డే కాకుండా, అడుగున పెద్దా ఇది కూడా ఉంది, ప్లేస్. ఆ ప్లేస్‌లోని ఈ దుప్పట్లు, తలగడ్లు, ఇలాంటివన్నీ పెట్టేసుకుంటాం, పిల్లో కవర్సు. ఆ! ఉతికించే
ఓహో! మంచి విషయం. ఇంకంతే సెట్టయిపోతుంది అది, అందంగా.
ఆ! మొత్తం సెట్టయిపోతుంది. అందరూ కూర్చుందికి, దానికి ఈ గోడకు కూడా అది ఉండడంతోటి చక్కగా హాల్‌లో కూడా, ఎప్పుడు అంటే ఆహ్, ఒకే ఒకటే చిన్న బెడ్‌రూము. దానికి అటాచ్డ్ ఈ హాల్‌కి అటాచ్డ్. ఇంచుమించొకలాగే ఉంటుంది. సో, ఇవన్నీ స ఇలాంటివన్నీ ఏర్పరుచుకోవడం వల్ల, ఎంతో స్పేషియస్‌గా ఉంటారు. అదే కాకుండా, నీట్‌గా ఎప్పడికప్పుడు మాపింగ్ చేసుకుంటూ, తర్వాత అందంగా గూడా కనిపించాలంటే, చిన్న ఫ్లవర్ వేస్ కొన్నాను నేను. అది. ఆ! ఆ!
ఓకే. అవును. ఓకే. ఆహా! స్పేషియస్‌గా ఉంటుంది. ఓహో! ఓకే. అదే అడుగుదామనుకుంటున్నాను. ఇప్పుడు మనము, చిన్నగా ఇంట్లలో ఇప్పుడు మామూలుగా రూమ్ డెకార్స్ కింద ప్లాంట్స్ పెడతారు కదా! అవి మళ్ళీ స్పేసెక్కువయిపోద్ది అననిపించదా మీకు?
అవును. <chuckles> అది కిటికీ దగ్గర. కిటికీలోని విండో. ఆ! విండో పక్కన, అదీ కొంచెం నా పెరుగుతూ ఉంటుందది. అలాంటిది కొన్నా నేను. అది అంటే న్యాచురల్ ఇదే. ఆ ప్లాంట్ ఏంటంటే, సూర్యరశ్మి కావాలి దానికి. అందుకని, ఆ కిటికీ పక్కన చిన్న కుండీ పెట్టుకున్నాను. దానివల్ల ఆ చక్కగా ఆ పాదు, చిన్న మనీ ప్లాంట్ అంటారు కదా! అదే. ఆ! మనీ ప్లాంట్ పెట్టా. అదీ
కిటికీ దెగ్గెరే పెడతారు. ఓకే. ఆహా! ఓకే. ఓహో! ఓకే. మనీ ప్లాంట్ పెట్టారు. మంచి విషయం. అయితే మీరిందాక చెప్పారు గదా! నడుస్తూ ఉంటే, కాళ్ళకి చేతులకి తట్టేసుకుంటాయని. చిన్న గది ఉన్నప్పుడు అది కామన్. అయితే ఈ టేబుల్ ఎడ్జెస్ గానీ, ఇట్లాంటి షార్ప్ కార్నర్స్, మనకు తగలకండా అవాయిడ్ జేయడానికేమన్నా టిప్స్ లాంటివేవన్నా పాటిస్తారా?
<chuckles> అవును. అవును. ఆ! అది అంటే దానికి ఇప్పుడు రబ్బర్ ఏవో ఇవొస్తున్నాయి. ఇప్పుడు ఈ డైనింగ్ టేబులు కొంచెం ముందుకు కొంచెం జరుపుకోవాల్సొస్తుంది ఎక్కువ సమయం. ఎందుకంటే వండిన పదార్థాలనీ దాని మీద పెడతాం. పెడతాను నేను. ఆ పెట్టినప్పుడు ఆ షార్ప్ ఎడ్జెస్‌కి రబ్బర్‌వి అవి పెట్టాను రౌండ్ ఎడ్జెస్ ఉన్నవి కొనుక్కున్నాను నేను. అది. రౌండ్ ఎడ్జెస్‌నే ఉంటాయి. ఆ! దానికి. దానికి కూడా ఏదైనా కొంచెం శై ఇది ఉండకుండా ఆ రబ్బర్ ఇది పెట్టించేసుకున్నాను. దానివల్ల చక్కగా అది లోపలికి ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే చక్కగా తుడిచేసి అదిలా నెట్టగానే అది లోపలికిలా ఫోల్డ్ అయిపోతుంది.
అవునండి. అవును. ఓకే. ఆహా! ఓకే. రౌండ్ అడ్జస్ట్ ఉన్నాయి కనుక్కున్నారు. ఓకే. ఆహా! ఓకే.
ఆ డైనింగ్ టేబుల్. ఆ టేబుల్స్ కూడా అన్నీను హ్మ్.
అయితే మనకి ఇప్పుడు ఇన్ ఇంట్లో మన వాల్ షెల్ఫ్‌స్ ఉంటాయి గదండీ. అవి క్లోజ్డ్ ఉంటే మళ్ళీ రూమ్ చిన్నగా అనిపిస్తది. ఓపెన్ షెల్ఫ్‌స్ ఉంటే మామూలుగా ఇది వరకు మనకు ఉన్నట్టు సిమెంటు ఆహ్, షెల్ఫ్‌లు చేసేసి ఉంటాయి. ఉల్ ఇల్లు గట్టినప్పుడు. అవున్నప్పుడు మళ్ళీ పెద్దగా కనిపిస్తది. ఎందుకంటారు?
అవును. అవును. కరెక్ట్. అవ్ అవునవును. కరెక్ట్. ఎందుకంటే, అది గోడలో ఉంటాయి <chuckles> కదా! అవి. ఇప్పుడు ఈ క్లోజ్డ్ షెల్పులు అంటే బీరువాలగా ముందుకు బయటకి ఒస్తూ ఉంటుంది. గోడలోకి అయి పెట్టి ఉంచుతాయి. దానివల్ల ఇప్పుడు నేమేం చేసాం? ఆ గోడలో ఉన్న వాటికే తలుపులు పెట్టించేసాం. క్లోస్ ఆ! పెట్టించేసి పైన దానికి గ్లాస్ పెట్టించా.
అవునవును. అవునండి. ఓహో! ఓకే.
దాని వల్ల అది మొత్తం ఇంకా లోపల అసలు అక్కడ ప్లేస్ అన్నది ఆక్యుపై చేయకుండా బయట. అది. ఆ తలుపులు పెట్టీడం వల్ల నీట్‌గా కనిపిస్తుంది. అది. మేం ఆ పక్కనుంచి ఆ నడుస్తున్న మాకసలు ఎ ఎటువంటి ఆహ్, అడ్డు లేదు అక్కడ. అలా. అది. ఆ వా అది ఈ ఆ! ఇదే కాకుండా హ్మ్.
ఆహా! ఓకే. మంచి విషయం అది నిజంగానే. అవును. ఓకే. అక అంతే మనకి మంచి మిర్రర్స్ పెట్టడం మిర్రర్ ప్లేస్మెంట్ కూడా రూమ్‌ని పెద్దగా కనిపించేలా చేస్తదంటారు. అది నిజమేనా?
అవును. అది కరెక్ట్. నిజమే. ఒకప్పుడు ఈ డ్రెసింగ్ టేబుల్ అని ఉండేది. మొత్తం బయటికి పెద్ద దాని కోసం ఒక పెద్ద సెటప్పు, ఇవన్నీ ఉండేవి. ఇలా కాకుండా మేమేంచేశాం అల్మారికే పెద్ద అద్దం ఉంది. అల్ బీరువా ఉంటుంది కదా! దానికే పెద్ద అద్దం పెట్టించేసుకున్నాం. అద్దం కూడా కావాలి కదా! <chuckles> అది. పెట్టించి, చిన్నది ఒక బద్దలాగా కింద ఉందన్నంట. అది కూడా డెస్క్ చిన్న డెస్క్. ఆ! అద్దాని దీనికి కిందన. దానివల్ల అందులో కొంచెం ఈ పౌడరు, ఇవన్నీ కావాల్సొస్తాయి కదా! అవన్నీ కూడా అంతుంటుంది. దానికొ టేబులు, దానికి పెద్ద సెట్టింగు అదై అసలు ఏమీ లేదు. ఎందుకంటే మా ఇంట్లో ప్లేస్ కూడా తక్కువ కదా! అందువల్ల, అది ఒక అద్దం సెటప్ అలాగా ఏం ఉండదు. అదొక భాగం కింద ఒచ్చేసింది. ఆ! అదే. అదే. అ ఆ కబోర్డ్‌లో ఆ బట్టలన్నీ కూడా అనవసరమైన బట్టలన్నీ కూడా మంచి కండిషన్‌లో ఉన్నవి, చక్కగా తీసేసి, అనాధాశ్రమం వాళ్ళకి దానం చేసేస్తూ ఉంటాను. ఒక 3 నెలలకోసారి. ఆ! దానివల్ల ని
ఓకే. ఆహా! అవును. అవునండి. అవునండి. అవును. నిజమే. ఓకే. ఆహా! అవునండి. ఓకే. అవునవును. నిజం. ఒచ్చేసింది. చాలా బాగా పంచుకున్నారండి మీరు. ఆహా! మంచి విషయం. చాలా మంచి విషయం. చాలా బాగా పంచుకున్నారండి మీరు, అసల మీరు ఇంటిని ఎంత చిన్నగా ఉన్నా సరే పెద్దగా ఎలా చూపించుకోవచ్చు, అంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చనేది. మనం మళ్ళీ కలిసి ఇలాంటి వాటి గురించి మాట్లాడదాం. ధన్యవాదాలండి.
<giggles> అదే. ధన్యవాదాలు. ధన్యవాద్